లైఫ్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు గదండీ! మనకి అప్పుడప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తది, మల్టిపుల్ వేసుంటాయి, ఒక్కొక్కసారి మల్టిపుల్ ఆఫర్సొస్తాయి మన ఆహ్, కెరియర్‌లో కూడా. అలా వచ్చినప్పుడు మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఏది బెస్ట్ అనేది మీకెలా అనలైసిస్ చేసుకుంటారు?
అవునండి. అంటే ఇప్పుడు మనం చాలా ట్రై జేస్తూ ఉంటామండి. ఒక్కొక్క దానిలో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% ఒకే దాని మీద పెట్టినా కూడా, ఎందుకైనా మంచిదిలే అని జెప్పేసి ఇంకో దానికి రి కూడా ట్రై చేయడం అలాంటియి జరుగుతుంది.
అవును. ప్లాన్ ఏ, ప్లాన్ బీ పెట్టుకుంటూ ఉంటాము.
హ్మ్. అంతే. ప్లాన్ ఏ సరిగ్గా సరి అవ్వలేదనుకోండి, ప్లాన్ బీ అన్న వర్క్ ఔట్ అవుద్ది కదా! అని చెప్పేసి ఇంకోటి పెట్టుకుంటాం గదా!
అవునండి. నిజమే.
హ్మ్. ఇలాంటి సిట్యుయేషన్లనుకోండి ఇక మనకి వర్క్ అవుట్ <chuckles> 2 కూడా ఆహ్, మనకి మన ముందు కనపడుతున్నాయి. ఓ సక్సెసో, అదే మనకి ఆఫర్‌లొచ్చినాయనుకోండి...
ఓకే.
ఖచ్చితంగా ప్లాన్ ఏకెళ్ళిపోవడం. ప్లా ప్లాన్ బీ అనేది మనకసలు మాండేటరీ కాదు కదా!
అవును. నిజమే.
హ్మ్. అలాంటి సిట్యుయేషన్‌లో అయితే గనక ప్లాన్ ఏకెళ్ళిపోవడమండి. లేదు కొన్ని సార్లు ఏం జరుగుతదంటే, మనకి ఒక 2, 3 మిక్స్‌డు ఆహ్, చెప్పాలంటే అండి ఒక ఎగ్జాంపుల్ జెప్తాను. నేను బీటెక్ అయిపోయింది.
ఓకే. ఆ! చెప్పండి.
బీటెక్ అయిపోయిన తర్వాత, జాబ్ ట్రాయిల్స్ చేస్తున్నాన్నమాట.
ఓకే. ఆహా! జాబ్ కోసం ట్రై జేస్తురు. ఓకే.
హ్మ్. అవును. హైదరాబాదొచ్చి జాబ్ ట్రాయిల్స్ చేస్తున్నాను. అయితే ఏంటంటే, నాకు తెలిసిన ఒక అన్నయ్యేమో రిఫరెన్స్ ఇచ్చాడు ఒక కంపెనీకి.
ఆహా! రిఫరెన్స్ ఇచ్చారు. ఓకే మంచి కంపెనీ‌యా?
హ్మ్. ఆ! మంచి కంపెనీయే పేరున్న కంపెనీయే ఆహ్, అయితే గనక ఎళ్ళాను.
ఓకే. ఓకే.
ఎళ్తే, అక్కడ ఇంటర్‌వ్యూ గాని అదంతా ఇచ్చాను, అయితే వైటింగనమాట. అంటే ఏం జరుగుతది నెక్స్టు
ఆహా! వెయిట్ వెయిట్ అంటే ఏంటి రిజల్ట్ ఏంటి అనేది వెయిట్ చేస్తున్నారు.
అవునండి. రిజల్ట్ పాజిటివ్‌గొస్తుందని జెప్పేసి నమ్ముతున్నాను. కాకపోతే, కొంచెం డవుట్, డవుట్‌గా కూడా ఉంటుంది కదా!
ఓకే. అవును. నిజమే. ఉంటుందండి.
హ్మ్. సో, ఏం జేశానంటే, నార్మల్‌గా వేరేవి కూడా ట్రై జేస్తూ అంటే, తను రిఫరెన్స్ ఇచ్చాడు, వెళ్లి అటెంప్ట్ చేశాను అదంతా ఓకే. నా వ్యక్తిగతంగా కూడా నేను కొన్ని ట్రై జేసుకుంటూ, వేరే ఇంటర్‌వ్యూ‌కి కూడా ఎళ్ళానన్నమాట.
ఓకే. ఓకే. ఆహా!
హ్మ్. దగ్గర, దగ్గర ఒక 3, 4 గిటికేళ్ళాను అయితే వాటిలో ఒక కంపెనీలో కొంచెం నాకు ఆహ్, కొద్దిగా అవకాశం దొరుకుతుందిగా అనిపిస్తుందండి, అక్కడ ఆల్‌మో ఆల్‌మోస్టు అన్ని రౌండ్‌లు క్లియరయిపోయిని. ఇక లాస్ట్ ఒక్క రౌండే మిగిలిందనమాట హెచ్ఆర్ రౌండ్ ఒక్కటే మిగిలింది.
ఓకే. ఓకే.
హ్మ్. సో, హెచ్ఆర్ రౌండ్‌లో కూడా నాకేమనిపిచిందంటే ఇన్‌కేస్ ఓకే. ముందు క్లియర్ జేసేద్దాం వాళ్ళు ఏంటంటే ఓకే! అనుకుంటే గనక ఒక 1 ఇయర్ కాంట్రాక్ట్ ఇవ్వగలుగుతావా? అని జేప్పేసడిగారు.
అనే అడిగారు. అంటే ఆహ్, ఆల్‌మోస్ట్ ఓకే అయిపోయినట్టే ఇంకా.
హ్మ్. హ్మ్. ఆల్‌మోస్ట్ ఓకే అయిపోయింది అంటే కమిట్మెంట్ అడుగుతున్నారంటే ఆల్‌మోస్ట్ ఓకే అనే గదా!
అవును.
హ్మ్. సో, నాకేమనిపిచిందంటే ఆ! ఇదేదో బావుంది కదా! ఆహ్, సార్ ఆహ్, ఓకే నాకైతే ఓకే! ఆహ్, నేను 1 ఇయర్ చేస్తాను అనేసి చెప్పానన్నమాట. అయితే ఎప్పటి నుంచి జాయినవుతున్నారు అనేసడిగారు.
ఓకే. ఆహా! ఎప్పటి నుంచి జాయినవుతారు అన్నది అడిగారు. ఓకే.
హ్మ్. ఇప్పుడు అంటే జాయినింగ్ డేట్. హ్మ్. సో, నేనేమంటున్నానంటే నాకు ఒక 5 డేసు టైం ఉండాలండి నేను ఈ లోపల ఒక్కసారి నాకో చిన్న పనుంది అది సెట్ చేసుకొని ఆహ్, వచ్చి ఆ 5 డేస్ తర్వాత హ్మ్.
ఆహా! వస్తాను అని చెప్పారు. అంటే ఏ పని ఇదే ఈ ఇంటర్వ్యూ అవుతుందో లేదో అనేదా?
ఆ! ఏంటంటే నాకు బ్యాకప్‌లో అది కూడా ఉందన్నమాట.
ఓకే. అవును. నిజమే.
హ్మ్. సో, నేను ఆ 5 డేస్ టైం అడిగి ఓకే. ఆహ్, వాళ్ళు ఓకే అన్నారు. 5 డేస్ తర్వాత మీకు ఏ విషయం చెప్పండి. దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదామన్నట్టుగా చెప్పారు నేనక్కడి నుంచొచ్చేసా.
ఓకే. ఆహా!
హ్మ్. ఆ తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి నాకు ఆహ్, ఏదైతే అంతకు ముందు వెళ్ళాను కదా! రిఫరెన్స్‌ది
అవును. రిఫరెన్స్ ఇచ్చారన్నారు. ఆ!
<chuckles> అక్కడ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మెయిల్ ఒచ్చింది.
ఆహా! 2, తంతె బూరెల బుట్టలో బడినట్టు పడ్డారు మీరు.
యాక్సెప్టెడ్ మెయిల్ ఒచ్చింది. <chuckles> ఇప్పుడు నా దగ్గర 2 ఆఫరులున్నాయండి.
అవును. ఓకే.
ఈ 2 ఆఫర్‌లో ఎటెళ్ళాలి అని జెప్పేసి, ఆల్‌మోస్ట్ ఒక 3 రోజులు ఆలోచిస్తూనే ఉన్న. అయి ఆలోచిస్తూనే ఉన్నా. అయితే ఏంటంటే హ్మ్.
అయితే ఆహ్, ఒక క్వెషన్ అయితే, ఈ ఆఫర్లు ఆహ్, కంపేర్ జేసేదప్పుడు, మీరు మొదటిగా ఏది జూసారు? అంటే సాలరీ చూసారా? లేకపోతే ఆ కంపెనీలో నా గ్రోత్ ఎలా ఉంటది? ఏమెం నేర్చుకోవచ్చు? నాకు ఫ్యూచర్ అపార్చునిటీస్ ఎలా ఉంటాయి? ఇట్లా ఇవి కంపేర్ చేసుకున్నారా? వర్క్ కల్చర్ కూడా కంపేర్ చేసుకోవాలి. అట్లా, దేని బేసిస్ ఎక్కువ కంపేర్ జేసారు?
హ్మ్. అవును. హ్మ్. ఫస్టయితే గనక గ్రోత్ చూసుకున్నానండి. రెండిటికి కూడా డిఫరెన్సు, ఆహ్, ఇదైతే ఎలా ఉంటుంది? ఇదైతే ఎలా ఉంటుంది? 2 కూడా గ్రోతు, డైరెక్ట్‌గా నేనొక్కడినే కాదు. నా ఫ్రెండ్స్‌ని అప్పుడు నేను హాస్టల్‌లో ఉండేవాడిని.
అవునా? ఓకే.
హ్మ్. అప్పుడు నాకు అంటే, అక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉండేవాళ్ళున్నమాట. సో, వాళ్ళని అడగడం హ్మ్. అంటే ఇప్పుడు హోస్టలంటే పీజీ లాగండి. ఆహ్, నార్మల్ స్కూలింగ్‌ది గాదు. హ్మ్. సో, వాళ్ళని కూడా అడగడం. ఆహ్, వాళ్ళు కూడా కొన్ని సలహాలివ్వడం, అంతా ఓకే. నేను కంపేర్ చేసుకుంటున్నా. అయితే కొన్ని కొన్ని పాయింట్స్‌నేంటంటే, ఇప్పుడు నేనేదైతే, సొంతంగా వెళ్ళానో దానికెక్కువ పాయింట్లున్నాయన్నమాట.
ఆహా! ఓకే. అదే. అదే. అర్థమైంది. ఆహ్, మన ఆహా! ఓకే.
హ్మ్. అంటే నెక్స్ట్ కేరియర్‌కి ఆహ్, ఈ జాబే వర్క్ అవుతది...
ఆ! ఈ జాబ్ అయితే బావుంటుంది. అని అనిపించింది.
అండ్ సాలరీ పరంగా హ్మ్. సాలరీ పరంగా కూడా అది గూడా బావుంది.
ఓకే.
ఇంకోటేంటంటే, నాకు అడ్డొచ్చేదేంటంటే, ఇప్పుడు అదాల్రెడీ ఒక అన్నయ్య రిఫరెన్స్ ఇచ్చారు...
అవును.
ఆయనేంటంటే, మా ఫ్యామిలీ మెంబర్ లాగన్నమాట. కొద్దిగా ఆహ్, చెప్పాలంటే, మా బాబాయ్ ఓళ్ళ
ఓకే.
ఇప్పుడు బాబాయ్ ఓళ్ళ వైఫుంటారు కదా...
అవును. అవును.
వాళ్ళ తమ్ముడు.
ఆహా! ఓకే.
హ్మ్. సో, ఇన్‌కేస్ ఏదన్నా మిస్ క ఆడ కొద్దిగా మిసండర్స్‌స్టాండింగ్ ఒస్తే, మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఫ్యామిలీ‌లో కూడా డిస్టర్బెన్సొచ్చే అవకాశం ఉంది. అవును. సో, నాకేంటంటే, ఇటువైపేమో ఆహ్, వద్దు తను ఎలాగో ఇచ్చాడు కదా! అదే తీసుకుందామా, లేకపోతే కొద్దిగా ఇటేంటంటే, ప్రొఫైలు బావుంటది. కొద్దిగా క్యాడర్ పెరుగుత అంటే ఐ మీన్ ఆహ్, ఫ్యూచర్ బావుంటది.
డిస్టర్బెన్సొస్తది. నిజమేనండి. ఆహా! ఓకే. ఈ సందిగ్ధం ఏర్పడిపోయిందన్నమాట.
ఆ!
ఆహా! ఓకే.
అది ఆల్‌మోస్ట్ ఒక 2 రోజులు అలా పీకుతానే <chuckles> ఉందన్నమాట.
ఆహా! అయితే ఏం సెలెక్ట్ చేసుకున్నారు లాస్ట్‌కి?
నేను ఏం చేశానంటేనండి ఇక, నా వల్ల కాలేదు ఇక నాకు డెసిషన్ తెగదని జెప్పేసి, డైరెక్ట్‌గా ఆ అన్నయ్య ఎవరైతే రిఫరెన్స్ ఇచ్చారో అన్నయ్యకి ఫోను జేశా.
ఓకే.
ఫోను జేసి, అంటే కొద్దిగా నైట్ టైమ్, కొంచెం టైం చూసుకొని ఫోను జేశా. ఫోను చేసి "అన్నా ఫ్రీగా ఉన్నావా?" అంటే, "ఆ! ఉన్నానురా చెప్పు" అంటే, ఇలాగా రిఫరెన్స్ ఇచ్చావు కదా! అది ఆఫరొచ్చింది అని చెప్పానన్నమాట ఫస్ట్.
ఆహా! ఓకే.
"హ్మ్. ఓకే. ఓకే. గుడ్ రా! మరి ఎళ్లి చేసుకుంటావా" అని చెప్పేసి అడిగితే, "అన్నా! ఇదే నేనింకోదానికి కూడా ఎళ్ళాను, అది కూడా ఒచ్చింది" అని చెప్పేసి, ఇక మొత్తం ఎక్స్‌ప్లెయిన్ జేశా నేనున్న సిచ్యువేషను.
ఆహా! ఓకే. మొత్తం సిట్యుయేషన్ అంతా ఆయన క్లియర్‌గా చెప్పారు. ఓకే.
హ్మ్. ఇక పూస గుట్టినట్టు అంటారు చూసారా! ఇక ప్రతీదీ చెప్పుకుంటూ ఒచ్చాను.
అవును. ప్రోసు, కాన్సు మీరు అనుకున్నయాన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసారు రెండిటికి.
హ్మ్. అయితే, ఇక్కడ ప్రోసు, కాన్సు‌లో ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు అన్న పాయింట్ చెప్పల.
ఓకే.
చెప్పకూడదు కదా! <chuckles> హ్మ్. అయితే అంటే దీనికి కూడా ఒక ఈ ఒక ప్లస్ పాయింట్ ఉందండి. ఈయన ఇచ్చిన దానికి కూడా. కంపెనీ మంచిదే.
అవును. ఆహా! మంచి కంపెనీ. అదే చెప్పారు కదా! ఫస్టే మంచి పేర్ పేరున్న కంపెనీ అని.
స్టాండర్డ్‌ కంప్ హ్మ్. అవును. సో, ఇలా చెప్పానన్నమాట. చెప్తే సరే. ఆహ్, "సరే రా! నీకేమనిపిస్తుంది" అంటే "అదే అన్నా! నాకు కొద్దిగా కన్ఫ్యూజన్‌లో ఉన్నాను. ఒకసారి మీరు గైడెన్స్ ఇస్తే బాగుంటుంది కదా!" అన్నట్టుగా నేను కొద్దిగా అంటే ఆయన వైపు నుంచి ఆన్సరొస్తే బావున్నట్టు కదా అని చెప్పేసి ఆయనకి
ఓకే. అవును. ఆయన వెళ్ళు, నువ్వు పర్లేదు అంటే బావుంటది. నేను వెళ్ళాలనుకుంటున్నానంటే మళ్ళీ ఫీలవుతారు కదా!
అదే కదా! <chuckles> అంటే నేను ఆల్రెడీ ఆల్మోస్టు 99% నేనెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయా. కానీ, ఆ మాట నా నోట్లో నుంచొచ్చేదాని కన్నా ఆయన ఆ! ఓకే రా! పర్లేదు అంటే కొంచెం బెటర్ కదా అనేసి
ఓకే. అవును. నిజమే.
హ్మ్. అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఒక రెండు, మూడు సార్లకి ఆయన "ఎందుకురా! ఇది మంచి కంపెనీ కదా! ఒచ్చేసేయి ఇటు" అని చెప్పేసి చెప్పాడు.
ఓకే.
నాకేమి అర్థం కాలే. ఇప్పుడెలా కన్విన్స్ చేయాలి? <chuckles> సరే అని చెప్పేసి మళ్ళీ చెప్పిందే మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా అటు మార్చి, ఇటు మార్చీ "అన్న ఇప్పుడు మావాళ్ళు కూడా ఇటే అంటున్నారు. అంటే నాకు తెలిసినోళ్ళు కూడా ఉన్నారు" అని చెప్పేసి ఒక చిన్న కథల్లి చెప్పా అనమాట.
అవును. ఓకే. ఆహా!
చెప్తే ఇక తనకి కూడా ఏదో ఒక ఎడ్జ్‌లో చిన్నది అర్థవైనట్టుంది.
అవునా?
హ్మ్. "సరే ఇంతలా చెప్తున్నావు కాబట్టి, అటే వెళ్ళులే, ఇదేముందిలే గానీ, వెళ్ళు. ఒకవేళ హెచ్ఆర్ ఫోను చేస్తే గనుక, ఆల్రెడీ వేరే దానిలో జాయిన్ అయిపోయానని జెప్పు, ఇన్‌కెస్ ఫోను చేస్తే" అని చెప్పేసి చెప్పారన్నమాట
ఓకే. చెప్పారు. ఓకే. మంచి మంచిగానే మరి ఏం ప్రెజర్ చేయలేదు మిమ్మల్ని.
<giggles> చేయలా, చేయలా. ప్రెజర్ చేయలే. కాకపోతే ఏంటంటే, తర్వాత తర్వాత కొంచెం ఎళ్ళినప్పుడు కొద్దిగా ఆహ్, మనం ఫ్రీ‌గా మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదన్నమాట ఎప్పుడు.
ఓకే. అవును. అంతే. కొంచెం ఉంటుంది గదా! నేనంత కష్టపడి ఇప్పిస్తే, నా మాట పోగొట్టారు అన్నట్టు ఉంటుంది ఆళ్ళకి.
హ్మ్. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే, వాళ్ళు రెఫరెన్స్ ఇచ్చిన తరువాత మనం ఎళ్ళలేదనుకోండి, ఎవరితో ఒకరితో మాట్లాడతారు కాబట్టి వాళ్ళు "నువ్వేదో పంపిచ్చావు. రాలేదతను" అన్నట్టుగా కొంచెం మాట్లాడతారు గదా! అవును.
అవును. ఆ! కొంచెం మాట్లాడతారు నిజమే.
సో, అందుకని జెప్పేసి, కాకపోతే ఫ్యామిలీలో అయితే ఏం పెద్దగా ఇబ్బంది అవ్వలేదు. ఎందుకంటే కొంచెం, ఆయనకి డైరెక్ట్‌గా చెప్పలేదు గదా!
అవును.
హ్మ్. సో, కొద్దిగా <chuckles> పర్లేదు గానీ, ఆయనకి నాకైతే మాత్రం కొంచెం గ్యాపొచ్చింది.
ఓహో! అదింకా సహజమేలెండి. అయితే మీకు పర్సనల్ ప్రయారిటీస్ ఏవండి? అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్సా? సాలరీ స్టెబిలిటీనా? లేకపోతే కెరియర్ స్పీడా? ఏ నిర్ణయంపై మీరు ఆహ్, ఆ డెసిషన్ తీసుకున్నారు?
అదే. ఆహ్, హ్మ్. ఇవి ఏంటంటేనండి, ఒక్కదాని మీదే 100% మనం పెట్టలేం గాబట్టి, ఒక పర్సెంటేజ్ ప్రకారం చెప్పాలంటే గనక, ఒక స్టెబిలిటీ మీద నేనొక 70% పెట్టుకుంటాను...
ఓకే.
ఆహ్, వర్క్ లైఫ్ బ్యాలన్స్ మీద ఒక 20% పెట్టుకుంటాను.
అయ్యో! అంత తక్కువ? అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్సే చాలా ఇంపార్టెంటు ఆహ్, అది చాలా మెయిన్ అంటారు కదండీ! మరి 20 పర్సెంటే చెప్పారు?
అంతే. అవును. అవునండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటేనండి, మనం ఎంత కాదనుకున్నా అంటే, నేను ప్రెజెంట్‌కి చెప్తున్నా. ఫ్యూచర్‌కి చెప్పట్లేదు. ప్రెజెంట్‌లో ఏంటంటే, మనం ఎంత కాదనుకున్నా ఇప్పుడే కదా మనం కష్టపడాల్సింది.
ఓకే. అవును. నిజమే.
హ్మ్. అలాగని కంప్లీట్‌గా ఫ్యామిలీ‌ని దూరం చేసుకోకూడదు. మన పర్సనల్ లైఫ్‌ని కూడా దూరం చేసుకోకూడదు కాబట్టి, ఒక ట్వెంటీ పర్సెంట్ పెట్టుకుంటే, ఆ! ఇనఫ్ అన్నమాట కొద్దిగా ప్రస్తుతానికి.
ఓహో! అవును. ఓకే.
అదే మనం కొంచెం ఒక స్టేజ్‌కెళ్లి అంటే ఒక టీమ్ లీడర్, లేపోతే నెక్స్ట్ మేనేజర్ లెవెల్‌కెళ్ళామనుకోండి, ఎలాగో ప్రెజర్ మనం చేసే వర్క్ తగ్గుతది. కొద్దిగా కమాండింగ్, కొంచెం కంట్రోలింగ్ అలా వెళ్తుంది కాబట్టి, హ్మ్. దానికి తగ్గట్టు ప్రెజరుంటుంది ఖచ్చితంగా. కాకపోతే అక్కడ కొద్దిగా మనకి వెసులుబాటెలాగో పెరుగుతుంది.
అవును. నిజమే. ఓహో! ఓకే. అయితే ఈ ఆఫర్స్ వదిలేద్దాం అండి, ఇదిక్కడ మీ డిసిషన్ అయిపోయింది. జనరల్‌గా ఇప్పుడు సాలరీ హై ఉన్న ఆఫర్, లేదా, కొంచము గైడెన్స్ మంచిగా ఉంటది, కంపెనీ‌లో మంచి గ్రోత్ ఉంటది. కానీ, సాలరీ కొంచెం తక్కువ.
ఇలాగ. ఆహ్ హ్మ్. ఓకే. ఓకే. ఓకే.
ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు మీరు?
ఇప్పుడూ గ్రోత్ తక్కువుండి సాలరీ ఎక్కువ ఉన్నదైతే గనుక ప్రస్తుతానికండి...
ఓకే.
ప్రస్తుతానికి మనకు బానే ఉంటది. కానీ, ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే మాత్రం గనక, నేనేం జేస్తానంటే ఇక సాలరీ తక్కువున్న, గ్రోత్ ఎక్కువ ఉన్న దానికే వెళ్ళిపోతా నేను.
ఓకే. అయితే మరీ, ఇంత మంచి సాలరీ‌ని వదిలేసుకుంటున్నారేంటి అనంటారు కదా! ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకు అంటే మనకి గ్రోత్ అదేం తెలీదు. మరి వాళ్ళకెలా ఎక్స్‌ప్లెయిన్ జేస్తరు? ఇంతేక్కువ సాలరీ వస్తుంది. ఎందుకు వదిలేసుకోడం?
హ్మ్. అవును. హ్మ్. ముందు అది ఆహ్, దాన్ని తప్పించుకోవడానికి చాలా మార్గాలున్నాయి.
అవునా? ఎలాంటివి?
ఆహ్, ఎలా అంటే, హ్మ్ ట్రై జేశాను అది రాలేదని చెప్పేసి, ఒకటి సింపుల్‌గా తప్పించుకోవచ్చు.
ఓకే.
లేదనుకోండి, ఆ కంపెనీ, ఈ కంపెనీ‌కి కొద్దిగా అంటే అర్థం చేసుకునే సిచ్యువేషన్ అయితే గనక, ఆ రెండిటికి కంపారిజన్ మనకేం అర్థమయిందో వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఒక చిన్న సలహా ఇవ్వడమో, లేకపోతే వాళ్ళు కూడా ఈజీగానే యాక్సెప్ట్ చేసేస్తారు అర్థం చేసుకునేటట్టయితే.
అవునా! ఓకే.
హుహు. ఈ 2 ఆప్షన్‌లో ఏదోటి వర్క్‌ఔట్ అవుద్ది.
ఏదోటి వర్క్ఔట్ అవుద్ది. నిజమే బా జెప్పారండి. అయితే రిస్క్ తీసుకోవాలా లేపొతె స్టెబిలిటీని ఎంచుకోవాలా అనే క్వషన్ వస్తే, మీరు ఏది చూస్ చేస్కుంటారు మరి?
అవును. ఆ! స్టార్టింగ్ బిగినింగ్‌లో అయితే మాత్రం రిస్క్ దీసుకోవాలండి. స్టెబిలిటీ అప్పుడే మనకీ అప్పుడే అవసరం లేదు. మనకి కొద్దిగా ఇప్పుడూ అంటే నా వ్యక్తిగతంగా జెప్తున్నాను, అందర్నీ అలా చేయాలని చెప్పను నేనెలా చూస్ చేసుకుంటానంటే, ఇప్పుడు నేను బీటెక్ అయింది బీటెక్ అయిన తర్వాత జాబ్ చేసేటప్పుడు మాత్రం రిస్క్ దీసుకుంటా.
అవునా? అవును నిజమే. ఓహో! ఓకే.
హ్మ్. ఇన్‌కేస్ ఒకవేళ వర్క్‌ఔట్ అవ్వలేదండి ఒక 1 ఇయర్ వేస్ట్‌ అయ్యిందో, 2 ఇయర్స్ వేస్ట్‌ అయిందో అనుకోని మళ్ళీ ఇంకోదానికెళ్ళిపోవచ్చు.
అవును. నిజమే.
ఓకేనా! అదే కొంత కాలం అయిన తరవాత ఏంటంటే ఒక అంటే కొంచెం మ్యారేజ్ ఏజ్ వచ్చిన తరవాతేంటంటే అప్పుడు రిస్క్ దీసుకుంటే ఏంటంటే ఫ్యామిలీలు, ఫ్యామిలీలు డిస్టర్బ్ అయ్యే అవకాశముంటుంది కాబట్టి, అప్పుడు స్టెబిలిటీకెళిపోవాలన్నమాటింక.
కరెక్టేనండి. మీరు చెప్పిందా మాట మాత్రము చాలా ఆహ్, మంచిమాట నిజంగానే. ఫ్యామిలీ ఉన్నప్పుడు రిస్క్ తీసుకోలేం. ఎందుకంటే చాలా బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అప్పుడు తీసుకోలేం. అయితే డెసిషన్ దీసుకునే ముందు మీరు ఎంత క్లారిటీ కోసం అంటే నేను తీసుకుంది పర్ఫెక్టా కాదా అని ఆలోచించడానికి యూషువల్‌గా ఎంత టైం పడుతుంది మీకు?
అదే. అవును. అవునండి. నాకు కొద్దిగా చెప్పాలంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుందండి. ఎందుకంటే, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను.
అవునా!
హ్మ్. దానివల్ల ప్రాబ్లమ్ ఏమొస్తదంటే ఆహ్, ఈ జాబు విషయంలో ఏంటంటే, నేను కొద్దిగా వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాను కాబట్టి, పర్లేదు. కొన్ని చిన్న, చిన్న విషయాలు, నేను వ్యక్తిగతంగా, నేనొక్కడినే చేసుకుందాం అనుకున్న విషయాలు, ఎక్కువగా ఆలోచించి, ఆలోచించి ఏదైతే చేయకూడదనుకుంటానో అదే జేసేస్తుంటాను.
ఓకే. ఆహా! ఓకే.
హ్మ్. అందుకని నేనేం‌జేస్తానంటే ఇలాంటి కొంచెం ఏదైతే మన జీవితానికి సంబంధించిన విషయాలు, ఆలోచిస్తాను. దానికి నే నేనొక్కడినే ఆలోచించాలంటే ఎక్కువ సేపు పట్టిద్ది గాబట్టి, ఒక వన్ డే, 2 డేసు, గ గట్టిగా ఆలోచించిన తర్వాతయినా సరే, ఇకది నాకు తేలట్లేదనుకుంటే, ఎవరో ఒకళ్ళని ఇన్వాల్వ్ జేసుకుంటా.
నిజమే. ఓకే. ఎవరో ఒకళ్ళని పిలిచి నేను చే నాది కరెక్టా? కాదా? అని చెప్పి అనాలిసిస్ చేపిచ్చుకుంటారన్నమాట.
హ్మ్. అంతే అండి. అంతే. ఆ సిట్యుయేషన్‌ని బట్టి ఒక్కొక్కసారి నా ఫ్రెండ్ ఉంటాడు. నా ఫ్రెండ్‌ని పిలుస్తాను, లాపోతే ఫోనులు మాట్లాడతాను. లేదు తనేమన్నా బిజీగున్నాడనుకోండి, మా పేరెంట్స్‌తో మాట్లాడుకుంటాను. ఇలాగ.
ఓకే. ఆహా! ఏదో ఒకటి అలాగా ఆహ్, డిసైడయితారు.
హ్మ్. అంటే, ఏం లేదు. ఒక చిన్న ఎక్స్‌టర్నల్ పుష్ కూడా ఉండాలి మనకి కొన్ని, కొన్ని సార్లు. లాకపోతే, అదక్కడి నుంచి కదలదు.
నిజమేనండి. ఓకే. అయితే, ఈ అన్నిట్లో మీ పర్సనల్ హెల్త్, మీ మెంటల్ హెల్త్‌ని కూడా ప్రయారిటైజ్ చేస్తారా? ఈ ఆఫర్ సెలక్షన్‌లో అంటే, ఏ వర్క్ అయితే నాకు మెంటల్ హెల్త్ తక్ ప్రెషర్ తక్కువుంటది. అదీది.
హ్మ్. హ్మ్. ఆ! చూస్తాను. అది చూస్తాను. మన ఫ్యామిలీ బ్యాలెన్స్ గురించన్నా కొద్దిగా 20% ఇవ్వచ్చు గానీ, మెంటల్ పీస్ మాత్రం ఎక్కువే ఇచ్చుకోవచ్చు.
బాగా చెప్పారండి. అసలు, మీరు. ఒక 2 ఆఫర్స్ ఉంటే ఎలా చూస్ చేసుకున్నారు? ఎలా ఒక పర్సన్‌ని నొప్పించకుండా, కొంచెం ఆ సిట్యుయేషన్ నుంచి తప్పించుకున్నారు అనేది బాగా ఆహ్, చెప్పారు. మనం మళ్ళీ కలిసి ఇట్లాంటి వాటి గురించి మాట్లాడదాము. ధన్యవాదాలండి.
యాహ్! తప్పకుండా అండి. మళ్ళీ మాట్లాడదాం. ధన్యవాదాలు.